తెలుగు సాంప్రదాయం అంటేనే ఆహ్, సాంప్రదాయ బట్టలు. మనకి ముందుగా గ వచ్చేది గుర్తుకు వచ్చే విషయమేందంటే, మన సాంప్రదాయ దుస్తులు. ఆ విధంగా, మీ జీవితంలో సాంప్రదాయ దుస్తులు అంటే, మాములుగా ఆఫీస్‌కెళ్ళేటప్పుడు, లేదంటే చదువుకునేటప్పుడు, ఎప్పుడు మనం ఈ పంజాబీ డ్రెస్లులోనో, ఇంకా మనకిష్టమైన జీన్స్ అలాంటి వాటిలోనే ఉంటూ ఉంటారు. అయితే సాంప్రదాయ దుస్తులు మీరు ఎప్పుడు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు?
అవునండి. అవును. సాంప్రదాయ బట్టలనేవి, ఎప్పుడు అంటే నా ఫస్ట్ ప్రయారిటీ ఉంటాయండి. ఏ పండగలొచ్చిన, చీర కట్టుకోవడానికో, లేకపోతే లంగావోణీలేసుకోడానికో, చుడిదార్లు ఇప్పుడు మంగళగిరి కాటన్ ఆహ్, సెట్స్ అనొస్తాయి కదా, అలా సెట్లు గానీ 'ఆప్కో' నుంచి 'పోచంపల్లి' సెట్సని గానీ, ఇవన్నీ మంచిగా కుట్టించుకోవడానికి, వాడడానికి ట్రై చేస్తూ ఉంటానండి. ఇందులో ఆ
అంటే లంగావోణీల్లో వేసుకుంటారా? చీరలేసున్ లేదంటే వాటిని కొంతమంది, ఆహ్, ఈ పంజాబీ డ్రెస్‌లుగా కూడా కుట్టిస్తూ ఉంటారు. అలాగా కూడా వాడుతుంటారా మీరు?
ఆహ్, చీరల్ని నేను పంజాబీ డ్రెస్సులు అట్లా కుట్టించనండి. అది నార్మల్‌గా చీరలు చీరలానే వాడతాను. లేదా లంగావోణీలు కుట్టిస్తాను. లేదా లంగావోణీలంటే, కుట్టించుకుంటానేప్పుడూ కొనను లంగావోణీలు. నాకు కొన్న లంగావోణీలు నచ్చవు కొంచెం.
హ్మ్. హ్మ్. హ్మ్.
అది కొంచెం పర్సనల్ ఫీలింగనే చెప్పాలి. అంటే ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది లంగావోణి అంటే, ఆహ్, గెహరా అంటే మనకు కొంచెం వెడల్పు 2.5 మీటర్లే వస్తది స్కర్టు.
అవునవునవును.
అదేంటంటే మనకి అంత పు ఆహ్ బుట్టలాగా‌రా ఉండదు. లోపల మళ్ళీ ఇంకో క్యాన్ క్యాన్ ఏసుకోవాలి
హ్మ్. అవును.
అది నాకు క్యాన్ క్యానేసుకొని మళ్ళీ అది ఏసుకొని అంటే దాని మీద ఏదో అతికించినట్టుంటది క్యాన్ క్యాన్ మీద. దానంతటది బుట్టలా ఉండదు. నేనందుకనే నేను 5 మీటర్లు తీసుకుంటానన్నమాట. 4 మీటర్లు 5 మీటర్లు లంగా.
ఆహాహా! అంటే, ఇప్పుడు మీరు ఏ విధంగా స్టైల్ చేపిస్తారు? అంటే మీరనుకున్న విధం కొంతమంది ఇప్పుడు మనం బయట కుట్టించుకోవటమనేది జరుగుతా ఉన్నప్పుడు, సరిగ్గా కుట్టకుండా ఉండటం, లేదంటే కుట్లు సరిగ్గా వేయకపోవటము, స్టెప్స్ సరిగ్గా అంటే మీరంటున్నారు గదా లంగావోణి అని అట్లా ఆ! స్టెప్‌సనేది వస్తు ఉంటాయి గదా! మనకి లంగావోణీలకి. అట్లా అది సరిగ్గా కుట్టకపోవటం. అలాంటి ఇబ్బందులు కరెక్ట్‌గా సరిపోకపోవడం అలాంటి ఇబ్బందులు పడతా ఉంటారు. ఇంకా జాకెట్లుకొస్తే గువ్వ గువ్వగా అవ్వటము, లేదంటే చేతులు లూజ్‌గా పెట్టడము ఆహ్, యె సరిగ్గా షే షేప్‌లెస్ వస్తా ఉంటాయి గదా! అట్లా మీరేప్పుడైనా ఇబ్బందులు పడ్డారా? అంటే వద్దు ఎప్పుడు ఇట్లాంటివి కుట్టించుకోవద్దు నేను గ అది రెడీ‌మే రెడీ టు యూజ్ ఉంటాయి గదా! అవేసుకోవాలి అనేప్పుడైనా అనిపించిందా మీకు? ఈ మిషన్ కుట్టే వాళ్ళ వలన?
అవును. అవునండి. నిజమే. ఆ! అప్పుడప్పుడు అప్పుడప్పుడు అవుతుందండి. అంటే మా మదరే నాకు ట్రైలరింగ్ చేస్తారనమాట. అప్పుడప్పుడు ఓ అంటే కొన్ని అవుట్ఫిట్సేంటంటే మళ్ళీ అంటే సెట్ చేసేయొచ్చు. అంటే ఆవిడ చేతిలో పనే కాబట్టి మళ్ళీ చేస్తారు సెట్ జేస్తారు. ఒకసారేమైందంటే ఆవిడ నా షోల్డర్ ఇప్పుడు భుజము వెడల్పేక్కువ తీసుకున్నారంట. దానివల్ల ఏమైందంటే చేతులు అనేవి ఇప్పుడు భుజం దగ్గరికి పైకి ఉంటాయి కదా! ఇక్కడికి బుట్ట చేతులు రాకుండా కొంచెం భుజం దిగింది. ఒక 1 ఇంచు. సో బుట్టగొన్ను కొంచెం వీయర్డ్‌గా కనిపించింది.
అబ్బా! మీకు టెన్షన్ హ్మ్. ఆహాహా! అవును. ఆహా! అంటే, దాని వల్ల కొంచెం అందం కోల్పోవటమనేది కనిపిస్తూ ఉంటుంది. వేసుకున్న దుస్తుల్లో.
ఆ! కొంచెం దాన్ని ఆవిడ సెట్ చేసారంటే, కొంచెం భుజాన్ని నొక్కారు మళ్ళీ టైట్ చేసి. దానివల్ల అది సెటపేంది. అలా సెట్ చేస్తారు. కానీ అప్పుడప్పుడు అనిపించిందన్నమాట ఇంత ఈ మెజర్‌మెంట్ తప్పు, మెజర్‌మెంట్ మార్పించాలి, అని అంటే నా టైలర్‌ని మార్చాలనేప్పుడు అనుకోను. అబ్బో! బయట బా రేట్లు గాబట్టి మా అమ్మగారే కుడతారు కాబట్టి ఆవిడ చేతె కుట్టించుకుంటాను. కానీ నేను నాకేంటంటే
హుహుహు. హుహుహు. హ్మ్. అవునువును. హ్మ్.
ఇప్పుడు ఆధునికంగా మనకి ఇప్పుడు చూస్తే బాల్ గౌన్స్‌ అని ఆహ్, యూరోప్‌లో అట్లా వేసుకుంటూంటారు. సిండ్రెల్లా ఫ్రాక్‌సని చెప్పి. వాటి నించిన అవవైంటే నాకు చాలా ఇష్టమండి, వాటి నుంచి చాలా ఇన్‌స్పైర్ అవుతారు. నాకు కానీ అట్లా వేసుకోబుద్ధి అవ్వదు. నేను లంగా వోనిలే లంగా ఓహ్ లంగా అనేది చాలా బుట్టలాగా అలా బాల్ గౌన్‌కి బుట్టెలా ఉంటుంది? అంత బుట్టగా ఉండాలి లంగా. టాప్సేంటంటే బ్లౌజెస్ రకరకాల బ్లౌజెస్ అంటే ఇప్పుడు కార్‌సెట్స్ అనేవి వెస్టర్న్‌లో బాగా ట్రెండన్నమాట. అంటే పట్టినట్టుంటది బాడీకి. సన్నగాంటే
అవునవును. హుహుహుహు. అవునవును. ఇంకొకటి ఏందంటే అండి ఇప్పుడు గ్రామీణ ఇప్పుడంతకు ముందు కాలంలో నేత చేతితో నేత నేయడము, లేదంటే హస్తకళలు. అంటే ప్రింటింగ్ దాని మీద డ కలంకారీ టైప్ ప్రింటింగ్సెక్కువ రావటమనేది ఎక్కువ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ వస్తుంది. పాత కాలం మళ్ళీ ఇప్పుడు గుర్తు చేసుకునే విధంగా మళ్ళీ ఇప్పుడు దానికి ఎక్కువ అట్రాక్టవుతున్నారిప్పుడున్న ఆడవాళ్ళు. అయితే మీకట్లా ఇష్టం ఉంటదా? అంటే మీరు అంటే మీకు అల్లినాది అంటే ఇష్టమా? లేదంటే పెయింటింగిష్టమా? అంటే ఎటువంటి క్లా గుడ్డ మీకు అంటే గుడ్డ బట్టలో గూడా చాలా తేడాలుంటాయి సిల్‌కని, కాటనని జెప్పి, రేయాననిని జెప్పి చాలా కనిపిస్తున్నాయిప్పుడు మనకి. అంటే మనకు గుర్తు పట్టడానికి <chuckles> కూడా కష్టంగా ఉంటుంది చెప్పాలంటే. అట్లా మీ మీ ఇష్టాలు ఇష్ట రుచులేంటియో చెప్పండి?
అవును. కలంకారి గాని. అవును. నిజమేనండి. అవును. అవును నిజమేనండి. అవును. నాకు ఎప్పుడైనా సరే నార్మల్ డైలీ వేర్ అంటే కాటన్. మాక్సిమం కాటనే ప్రిఫర్ చేస్తానండి. వేరే ఏది, కాటన్ లేదా 'చందేరి' ఇక్కడిదాకా. అంటే మనకే రకరకా అంటే నా ఒపీనియన్ ఏంటంటే, మన 'ఇండియాలోనే' రకరకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. న్యాచురల్ ఫ్యాబ్రిక్స్. ఇన్ని ఫ్యాబ్రిక్స్, ఇన్ని రకాలు ఉండంగా, మనం మళ్లీ బయటికేళ్లి, బయట ఫ్యాబ్రిక్ ఎక్స్పోర్ట్ చేసిన పెట్రో ఇపుడు రేయాన్ గానీ, నైలాన్ గానీ, పాలి పాలిస్టర్ గానీ, ఇవన్నీ ఏంటంటే పెట్రోలియం డెరైవ్డ్ ప్రొడక్ట్స్ అంటారన్నమాట. ఆహ్, ఇవన్నీ నాకు నచ్చవన్నమాట. అయి నేనేసుకున్నా సరే, నాకు అంతగా ఆహ్, నచ్చవు. ఇవి మన న్యాచురల్ ఫ్యాబ్రిక్స్ అనేవి మనకి అలెర్జీస్ కానీ, ఇవేమీ రాకుండా ఉంటాయి కాబట్టి, నేను ఇవే ప్రిఫర్ చేస్తాను. న్యాచురల్‌గా వేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఆహ్, దొరక
హ్మ్. అవునవును. అవునవునవును. అంటే ఇప్పుడు పెట్రోలియం ప్రొడక్ట్స్ అంటున్నారు. కొన్ని కొన్ని దుస్తులు చూస్తే ఎ పెట్రోల్‌లాగా, పెయింట్‌లాగా వాసనోస్తా ఉంటాయి. మీరు దాని గురించేనా అంటుంది?
అవును. ఆ! దాని గురించేనండి. ఇప్పుడు మనము ఆహ్, 'కోటిలో' గానీ, ఇలా 'జనరల్ బజార్‌లో' మనము రోడ్ మీద తీసుకుంటూ ఉంటాము. అవి ఏంటంటే రేయాన్ టాప్స్ ఉంటాయి. విస్కోస్ రేయాన్, రేయాన్ ఇవన్నీ నాకు అస్సల నచ్చవండి. మంచి తీసుకుంటే మెయింటైన్ చేసుకునేంత ఫ్యాబ్రిక్, మంచి ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. నేను ఎలాంటివి అంటే కాటన్ మాక్సిమం ప్రిఫర్ చేస్తానండి డైలీ వేర్‌కి. కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది. హై మెయింటెనెన్స్.
ఆహా! హ్మ్. ఓహ్! అంటే డ్రెస్లల్లో మీరు ఓకే, కాటన్ ప్రిఫర్ చేస్తారు. అంటే మీకు చీరల్లో కూడా అదే ఏస్తారా? అంటే చీరలు కాటన్ వేస్తే కొంచెం పెద్దవాళ్లు వేసుకున్నట్టు అంటారు. హ్మ్.
అవును. చీరల్లో కాటన్ వేయను. చీరల్లో అంటే, చీరల్లో కూడా కాటన్ వేసే కాటన్ ఉంటదండి. మేము ఆఫీస్‌కి వేసుకెళ్తాం. 'మల్' కాటన్ అని చెప్పి ఒకటుంటది. అది ఈజీగా క్యారీయింగ్ ఉంటది. దాంట్లో మంచి ప్రింట్స్, మంచి డిజైన్స్ వస్తాయి. ట్రెండీగా 'అజ్రఖ్' కాటన్, సారీసుంటాయి. అది కూడా చాలా బాగుంటుంది ఆఫీస్ వేర్‌కి, టీనేజర్స్ కట్టుకోవడానికి కూడా ఈజీ టు క్యారీ ఉంటుంది. 'మల్' కాటన్ ఏంటంటే, మనం మలిచినట్టు మలవబడతది. మామూలు 'జార్జెట్' కానీ, ఇవన్నీ కడతా ఉంటారు కదా! ఎలాగైతే మనకు చుట్టితే ఎలా చుట్టు బడతాదో, ఇవి కూడా అలానే ఉంటాయన్నమాట. 'మల్' కాటన్ చీరలు కొంచెం అంటే ఫ్యాషన్. మంచి మంచి కలర్స్. ఇప్పుడు హీరోయిన్స్ కూడా చాలా మంది కడుతున్నారు. ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు. 'ఖాదీ' కాటన్
ఆహాహా! ఆహాహా! ఆ! అవునవును. ఆ! అంటే ఎంత రేట్ ఉండొచ్చు? అది మీ మీ అంటే రేట్ ఏమన్నా ఎక్కువ ఉంటదా? అదేమన్నా?
ఆ! తక్కువే ఉంటాయండి. 'మల్' కాటన్ చీరలు 700 800 అంతే ఉంటుంది.
అంతే ఉంట్ అంటే, మీరిప్పుడు చీరలు కట్టినప్పుడు ఈ మల్ కాటన్ అంటున్నారు అయితే, మీరు జాకెట్ విషయానికొస్తే మీరు ఎ అంటే, దాన్లో ఇప్పుడు చీరలోనే కొంత మ కొన్నిట్లో వస్తూ ఉంటాయి గుడ్డలు, ఆ విధంగా దానిలోదె మీరు వాడి కుట్టించుకుంటారా నార్మల్ సింపుల్‌గా? లేదంటే, ఇంక డిజైనర్ బ్లౌజెస్ ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయి మనకి, ఆ ట్రెండింగ్‌నే మీరు గూడా సెట్ చేస్తూ ఉంటారా?
అవును. అవును. అవును. అంటే, నేను సారీలో ఉన్న బ్లౌజంటే, ఇప్పుడు చూస్తానండి, కాంట్రాస్ట్‌గ కుట్టిచుకుంటే బావుంటది అనుకుంటే, ఫ్యాబ్రిక్ తీసుకొని అంటే, ఇప్పుడు నేనూ ఓ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక ఖాదీ కాటన్ సారీ ఉందనుకోండి, దానికి ఒక కలంకారీ బ్లౌజైతే బావుంటది. లేకపోతే ఈ కలర్ బ్లౌజైతే బావుంటది అననిపించినప్పుడు. చీరలో బ్లౌజ్ తీయకుండా బయట నుంచి ఆ బ్లౌజు ఫ్యాబ్రిక్ తెచ్చుకొని, మా మమ్మీతో కుట్టించుకుంటాను, ఆ బ్లౌజ్‌ని కాంబినేషన్.
హ్మ్. మీకు భట్ట గురించి బాగా తెలుసు అనిపిస్తుంది, మీ మాటలు వినుంటే. అంటే, మీ ఉద్దేశంలో ఈ వయసు వాళ్ళకిది, ఈ వయసు వాళ్ళకి ఈ క్లా ఈ గుడ్డ అనైతే బావుంటది, అనేదేమన్నా చెప్తారా కొన్ని టిప్స్?
ఆ! ఓకే అండి. అంటే, ఇప్పుడు పెద్దవాళ్ళుంటారు కదా బాగా అంటే, ఆహ్, ఏజ్డ్ పీపుల్ అంటే, ఒక 60స్ ఉన్నవాళ్ళు ఎప్పుడైనా మంచిగా కట్టాలి ఫంక్షన్స్‌కి వాటికి అంటే, ఉప్పాడ చీరలు కట్టొచ్చండి. అవి చాలా బావుంటాయి. ఇంకా
హ్మ్. హ్మ్. అంటే, ఉప్పాడ అంటే, అది ఏ మెటీరియల్ ఒస్తది అంటే, కాటన్ ఒస్తదా, లేదంటే పట్టునా?
ఆ! కాటనుంటది. ఉప్పాడ సిల్కు అంటే, పట్టు ఉప్పాడ పట్టు చీరలుంటాయి, ఆహ్, సెమీలో ఉంటాయి, సెమీ ఉప్పాడ పట్టు అంటారు ఇయన్నీ బావుంటాయి. ఇంకా బాగా కాటన్ జరీది కట్టాలంటే మన గద్వాల్ కాటనంటారు కదా! అవి ఫోల్డింగ్ కూడా ఒక డిఫరెంట్‌గా ఉంటుంది. ఒక మన ఆహ్, చెయ్యిలాగా ఫోల్డ్ చేస్తారనమాట.
ఆ! ఆహా! అవునవును. ఆహాహా!
అది అది వెంకటగిరి కాటను, మంగళగిరి కాటన్ ఈ ఈ చీరలు బావుంటాయి.
60 పై వాళ్ళకైతే ఇది బావుంటదంటారు మీ ఉద్దేశంలో.
ఆ! మంగళగిరి, వెంకటగిరి, మామూలుగా కూడా వేరే వాళ్ళు కూడా కట్టొచ్చు కాటన్ చీర ఎప్పుడైనా క్లాస్‌గా కట్టుకోవాలనుకుంటే మంగళగిరి చీరలు ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. ఇంకా మామూలు వు ఏ అంటే, మిగతా ఏజ్ వాళ్ళు ఏ చీరలైనా కట్టుకోవచ్చండి. ఇప్పుడు టీనేజర్స్ ఎక్కువ ఏ చీరలు ప్రిఫర్ చేయాలి అనడిగితే, టీనేజర్స్ కానీ ఇప్పుడు యంగ్ ఆహ్, అమ్మాయిలు చీరలు కట్టుకోవడం కొంచెం ఇష్టపడట్లేదు. చీరలు కట్టుకుంటే బావుంటాయంటే, జార్జెట్‌తో స్టార్ట్ చేయాలండి చీరలు కట్టడం. ఎంద్ అని చెప్తున్నానంటే జార్జెట్ అనేది మనకి ఫ్లోయిగా ఉంటది, చీర మొత్తం మెత్తగా ఉంటుంది. ఇంకా మనం ఎలా కడితే అలా ఉండిపోతది చీర, మన కుచ్చి ఆ! తేలిగ్గ ఉంటుంది ఆ జార్జెట్లు కూడా కొన్ని బరువు ఉంటాయండి, బరువు విషయం కాదు, మనం మడత ఏదైతే పెడితే దాన్ని ఇప్పుడు మడతలన్ని సార్లు ఇప్పి పెట్టి ఇప్పి పెట్టి చేయనవసరం లేదు. బుట్టలాగా ఇప్పుడు ఆర్గాన్జా చీరలని కడుతున్నారు. టిష్యూ చీరలని కడుతున్నారు. చి అది చీర వచ్చినోళ్ళు కట్టడం వచ్చినోళ్ళు కట్టుకోవాలి బాగా, అప్పుడే ఫస్ట్ టైమ్ చీరలు కడుతున్నాము అన్నప్పుడు పట్టు చీరలు ఇయన్నిటికి ఎళ్ళకుండా ఈ ఫ్లోయి సారీస్ అంటారు కదా! షిఫాను, జార్జెట్టు ఆహ్, చందేరి.
హ్మ్. హుహు. హ్మ్. అవునవును. జార్టెట్. ఆ! బరువు లేకుండా కూడా ఉంటది. హ్మ్. హ్మ్. ఆహాహా! హ్మ్. సారే. హ్మ్, హ్మ్, హ్మ్. హ్మ్.
ఇంకా ఇవీ కట్టచ్చు, ఇంకా ఏం జెప్పచ్చంటే, బాగా ట్రెండ్‌గా కట్టాలంటే, ఈ అజ్రక్ సారీసని దొరుకుతాయి, ఖాదీ కాటన్. అవి కూడా ఇప్పుడు ఈ కాలంలో అమ్మాయిలు కడు
హ్మ్. అ అయ్యో! మీరు చాలా ఇన్ఫర్మేషన్ జెప్తన్నారు సారీలు గురించీ, హ్మ్, బట్ట గురించీ. ఇంగా కొన్ని విషయాలకొస్తే, ఇప్పుడు ఆఫీస్‌లకి వెళ్ళేవాళ్ళు గానీ, అంటే, వాళ్ళ హడావుడిలో వాళ్ళుంటారు, పరిగెత్తుతా అంటే, బస్సులెక్కటము, ఆటోలెక్కటమనేదీ కొంతమందికి ఆ చీర కట్టనేది చాలా ఇబ్బందికరంగా ఉంటది, అంటే, ఎక్కటం, దిగటం, అలాంటి సమయంలో. అంటే, ఇలాంటి వాళ్ళకి ఏ బట్టమ్ య అంటే కొంచం అంటే, కాళ్ళకడ్డం బట్టకుండా, ఇబ్బందిగా లేకుండా ఉండేదేదైనా జెప్తారా మీరు?
అవును. ఓకే. ఓకే. ఆహ్, ఆహ్, ఇలాంట్ అంటే, అఫ్ఫుడు ఆఫీస్‌కెళ్ళాలంటే డిపెండ్సండి. అంటే, పర్సనల్ ఛాయిస్. కొంతమంది ఫార్మల్ వేసుకోడానికి ప్రిఫర్ జేస్తాడు. ప్యాంట్, షర్ట్స్ వేసుకోడానికీ, లైక్ జీన్స్ మీద. నేను యూజువల్‌గా ఏం చేస్తానంటే, ష్ నేను షర్ట్స్ వేసుకుంటాను. జీన్స్ ఆహ్, ఫార్మల్స్ వేసుకుంటాను. అంటే, మీటింగ్సున్నప్పుడు. అవి ఎందుకు వేసుకుంటాను అంటే, ఆహ్, అథారిటేటివిస్తాయి మనకి. ఏదన్నా మీటింగ్‌కి వెళ్ళినప్పుడు కానీ. అంటే, ఇండియన్ వేర్‌లో ఉండదా అంటే, అన్ని సార్లు అంటే మనము ఇండియన్ క్లయింట్స్‌తోనే డీల్ చెయ్యం కదండీ. ఫారెన్ క్లయింట్స్‌తో కూడా డీల్ చేస్తాము. అలాంటి టైంలో మనకొక అథారిటేటివ్ వుంటది.
అవును. ఆ! అవునవును. అవును. ఆహాహాహా!
అంటే ఇప్పుడు ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలి అంటారు కదా! అలాగా మనం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కొంచెం వాళ్ళకి సిమిలర్‌గ వేసుకుంటే వాళ్ళకి కూడా కొంచెం కంఫర్టబుల్‌గా మాట్లాడగలుగుతారు. మనకంటూ కమాండ్ ఉంటది అందులో. ఇంకా జనరల్‌గా మీటింగ్స్ ఏమీ లేవు నార్మల్‌గా ఉన్నాయంటే నేను జీన్స్ మీద వేసుకున్నప్పుడు టీ షర్ట్ ప్రిఫర్ చేయను. టీ షర్ట్ కొంచెం ఏంటంటే ఇగ నాకు అన్‌కంఫర్టబుల్‌గా ఉంటది బయటకేసుకోవడానికి. ఇంట్లో కూడా కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఫీలవుతారు. దాని బదులు ఏంటంటే టీ షర్ట్ లెంగ్త్‌లోనే టీ షర్ట్ ఎంత ఉంటుందో అంతే కాటన్ టాప్సొస్తయి.
అవునండి. హ్మ్. అవునవును. ఆహాహా! అవును. అవునవును అవును. ఈ మధ్య కాలంలో వస్తున్నాయి బాగా చూసాము.
షార్ట్ కుర్తీస్ అంటారు. అలాంటి అవును. అలాంటివేసుకుంటానన్నమాట. అది టీ షర్ట్ ఎసుకున్నట్టే ఉంటుంది జీన్స్ మీద. మనకి లేదు అంటే ఇప్పుడు మనకి జీన్స్ మీద టీ షర్ట్ లాంటివి ఆ ఆ లెంగ్త్ వేసుకోవడమే ఇష్టం అనుకోండి, ఎంచక్కా షార్ట్ కుర్తీస్ వేసుకోవచ్చు. అందులో రకరకాల మోడల్స్ ఉన్నాయి. పెప్లం అని
హుహు. అవునవును. అంటే ఇప్పుడు మీరు చెప్పేది అంటే ఇప్పుడు మీరు మెటీరియల్ గూడా వాడతారని అర్థమవుతుంది. అంటే ఈ మధ్య కాలంలో చూస్తా ఉంటే బయట మార్కెట్‌లో నైటీ అంటే నైట్ డ్రెస్సులు గూడా బయట క్లాత్ తీసుకొని కుట్టించుకోవడం కొంతమంది. అంటే ఆహ్, సైజు ఫిట్‌నెస్‌కి ఇబ్బంది అవుతుందండి కరెక్ట్ బాడీకి సరిపోకుండా వస్తున్నాయి గాబట్టి కొంతమందేంటంటే హైట్ ఎక్కువ ఉంటారు. కొంతమంది హైట్ తక్కువ ఉంటారు లేదా లావుగా ఉంటారు, మరీ చిన్నగా ఉంటారు. ఇట్లా ఎదురవుతా ఉంటాయి. అలాంటి టైమ్‌లో ఫాబ్రిక్స్ అనే మీరు ఎట్లాగా వెళ్తాం అంటున్నారో అట్లాంటి మంచి ఫాబ్రిక్స్ ఏ ఏ ఎక్కడ దొరుకుతియి? ఎలా చూజ్ చేసుకోవాలి? అంటే మినిమమ్ ఇంత ఇన్ని మీటర్లని పడుతుంది అనేదొక ఐడియా మీకు ఉంటది కదా దాని గురించి వివరిస్తారా?
అవును. అవును. నేనైతే ఇప్పుడు హైదరాబాద్‌లో నేను ఎక్కడెక్కడ అయితే చూస్ చేసుకుంటానంటే చార్మినార్ దగ్గర ఆహ్, దాని పేరు బజార్ పేరేదో అంటారండి కరెక్ట్‌గ గుర్తులేదు.
హ్మ్. సుల్తాన్ బజార్.
ఆ! కాదండి ఒక బజార్ ఉంటుంది అది అంటే ఆహ్, పేరు గుర్తు రాట్లేదు బట్టు ఈలోగా గుర్తొస్తే చెప్తాను పేరు ఆహ్, అక్కడ మొత్తం ఆ! మదీనా మార్కెట్ సారీ మదీనా మార్కెట్లో మొత్తము ఆహ్, ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి. చాలా మంచి మంచి ఫ్యాబ్రిక్స్.
క ఆ! సరే సరే. ఆహాహా! అంటే తక్కువ ప్రైస్ అంటే అండి, అందరికి రీజనబుల్ రేంజ్‌ల.
అవును. 100 రూపాయలు నేన నేను నేను మీరు చెప్పినట్టు నైట్ డ్రెసెస్ అవన్నీ కూడా ఇట్లానే ఒక కుట్టించుకున్నాను కాటన్‌ది ఫ్యాబ్రిక్ తెచ్చుకుంటే మీటర్ 100 రూపాయలు పడుతుంది. ఆ 100 రూపాయలతో 4 మీటర్లు తెచ్చుకుంటే టాప్ కోడ్ సెట్స్ అంటున్నారు కదా టాప్ అండ్ ప్యాంట్ చూసి తెచ్చుకున్నా. కానీ ఒకటి ఏంటంటే మంచి నాణ్యత గల క్లాత్ తెచ్చుకోవాలి. ఫ్రీగా వస్తుంది కదా తక్కువ రేటని చెప్పి తెచ్చుకుంటే గుడ్డ అనేది చీలిపోతది.
హ్మ్. ఆహాహా! అంతేనా ఆహా! అవునవును. ఆ! అవును. చీలిపోద్ది. అవును.
లేదంటే మంచి ఫ్యాబ్రిక్స్ కావాలి. అంటే కొంచెం కాస్ట్‌లీ అయినా పర్లేదు మంచి ఔట్‌ఫిట్స్ ప్లాన్ జేస్తున్నామంటే నార్సింగ్ ఉంది. నార్సింగ్‌లో కొంచెం కాస్ట్‌ ఉంటది బట్ ఫెస్టివల్ వేర్ కింద మనం బట్టలు కుట్టించుకోవాలంటే అక్కడ నుంచి ఫ్యాబ్రిక్ తీసుకోవచ్చు. మనం యూజువల్‌గా అంటే నా వరకు తీసేస్తే నా ప్రిఫరెన్స్ కాకుండా జనరల్‌గా అంటే ఒక 3 మీటర్లు లెహెంగాకి ఫ్యాబ్రికు. 2 మీటర్ ఆహ్, మీటర్ మీటర్నర అంటే మన పెట్టుకునే చేతులు బట్టి ఆహ్, బ్లౌజ్ పీస్ తెచ్చుకుంటే దగ్గర దగ్గరగా ఒక 2000 పడుతుంది. ఇంకా కుట్టుకూలు మిగతా కాస్టనమాట.
అంటే. ఆ! ఓకే. చాలా బా చెప్పారండి. గుడ్డ గురించి దాని ఆహ్, క్వాలిటీ గురించి గాని మీరెక్కడ దొరుకుతుదన్న విషయం గూడా కొత్త విషయం నాకు మాకు తెలియజేశారు. ఇది దీన్ని అందరూ తెలుసుకుంటారనే ఉద్దేశంతో మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలండి. మళ్ళీ మీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నాను.
ధన్యవాదాలండి. ఖచ్చితంగా అండి. మీ మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందం అనిపించింది, ధన్యవాదాలండి.
ధన్యవాదాలు.